ఆ! నిజమోచ్చేటప్పుడు చాలామంది మనకి పాజిటివ్ వైబ్సే ఉంటాయి. సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది. రియల్ లైఫ్‌లో గూడా పాజిటివ్ ఉంటుంది. ఆహ్, అంటే మనక్కొంచెం మన మీద అటెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి జనాలకి. ఆ! అటెన్షన్ పెరగడం వల్ల, అంటే ఇప్పుడు ఫర్ ఎక్సాంపుల్ ఆహ్, ఈవ్ 'అల్లు అర్జున్' ఉన్నారండి. ఆయనకి ఫాన్స్ చాలా మంది అండి. ఫాన్స్ చాలా మంది. 'పుష్ప 2' రిలీజప్పుడు గూడా ఆ ఫాన్స్ వల్లనే ఇక్కడ ఆహ్, హైదరాబాద్ థియేటర్‌లో అందరూ గలిశి అక్కడ కొంతమంది చనిపోవడం జరిగిందండి. అలాంటివి అలాంటి పొరపాటు పడకుండా ఆ! అలాంటి పొరపాటు పడకుండానండి మనము ముందే అక్కడ ఇంటిమేషన్ ఇవ్వలేదంట నాగ ఆహ్, 'అల్లు అర్జున్' నేనొస్తున్నా అని చెప్పకపోవడం 'సంధ్యా థియేటర్‌లో'. ఆ! అలా చేసుకోవద్దండి మనం, మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి మనం. అంటే తెలియకుండా సైలెంట్‌గా ఒచ్చయిన చూశి వెళ్ళిపోవాలి. లేకపోతే కంపల్సరీ నన్ను చూశేస్తారు మనుషులని, బందోబస్తన్ని ఏర్పాటు చేయాలి. ఇంటిమేషన్ అయినా ఇవ్వాలండి. అవన్నా చూసుకోవాలి. ఆ! కుటుంబం విషయానికొస్తేనండి ఖచ్చితంగా నిర్ణయం పెట్టుకోవాలి. షెడ్యూల్ అనేది వెట్టుకోవాలి. ఆహ్, అంటే ఆహ్, ఈ టైమ్‌లో నేను ఆహ్, సోమవారం నుంచి శుక్రవారం వరకు 6-9 గంటల వరకు అంటే ఇవెనింగ్, సాయంత్రం 6-9 వరకు ఇంటికొచ్చేస్తాను నేను. అంటే ఫ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేశే టైమ్ పబ్లిక్ పోస్ట్‌లు దానికి దీనికి రూల్స్ పెట్టుకుంటాను. అంటే కొన్ని కొన్ని ఇంట్లో మాట్లాడే విషయాలు నేను బ బయట ఫేమ్‌లో బయట వేరుంటది ఇల్లు మొత్తం వేరుంటది. బయట బయటనే ఒదిలేయాలి, ఇంట్లో ఇంట్లోనే. బయట టాపిక్ మొత్తం ఇంట్లో తీసుకురావద్దండి. ఇంటి విషయాలు మొత్తం బయటికి చెప్పుకోవద్దు అని చెప్పుకోవద్దని మనకు మనం నిర్ణయాలు నిబంధనలు పెట్టుకోవడం మంచిది అని నేను అంటానండి. ఆ!
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. అవునండి. అది చాలా బాధాకరమైన విషయం నిజంగా. హ్మ్. హుహు. హుహు. ఓకే. ఓకే. హుహు. ఓకే. హ్మ్. అవునవును. అవునవును. వాస్తవం అండి అంటే ఇలాంటి సమయంలో ఓకే. ఓకే. అంటే ఇలాంటి సందర్భంలో మనకేంటంటే ఒకొక్కసారి కుటుంబంతో ఎక్కువ గడిపే అవకాశం మీరు జెప్పినట్లు, ఇట్లా షెడ్యూల్ గాని ఇట్లా కొన్ని కొన్ని మారతా ఉంటాయి. అలాంటప్పుడు అంటే ఫేమ్ రావడంతో అంటే, అంటే నార్మల్‌గా ఎవరి ఇంటికైనా కొంచెము వాళ్ళ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలా వారు, అంటే వాళ్ళింటి రోజువారి జీవితాన్ని ఎట్లా మారుస్తుందంటారు?
అవునండి. అవును.